మనము ఈ రోజుల్లో చూస్తుంటే, అసలు ఈ ఒక లుక్కుని మెయింటైన్ జేయడానికి చాలా విధాలుగా ప్రయత్నాలనేటివి చేస్తుంటాం. అందులో మనం చూస్తే ఎక్కువగా ఈ ఒక్క ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఇన్‌ఫ్లూయెన్సెస్ ప్రకారంగా కూడా, చాలా వరకు కూడా ఈ లుక్ మెయింటైనింగ్ వర్క్‌కి చాలా వరకు ప్రభావితం జరగతుంటది. మీరు మీ ఒక్క వ్యక్తిగత జీవితంలో, మీ లుక్స్‌ని ఎలాగా మెయింటైన్ జేస్తా అంటే సినిమాల ద్వారానా, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారానా, లేకపోతే ఇంకేమన్నా ఇతర సోర్సెస్ ఏమన్నా చూసుకొని మీ లుక్కుననేది మీరు మెయింటైన్ జేస్తూ వస్తారా? చెప్తారా ఏమన్నా అటువంటివుంటే?
అవును. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఈ సమాజం ఎట్లుందంటే నే అంటే నేను గూడా చూసింది ఆహ్, ఎలా అంటే ఈ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా ఉంది కదా! ఆ సోషల్ మీడియాలోనే మనం మనల్ని కొంచెం ఊహించుకోవచ్చనమాట, అంటే మనం ఎలా ఉంటాము? ఆహ్, మనం ఎలా ఉన్నామనేసి ఊహించుకోచ్చు. ఎందుకంటే, ఈ సోషల్ మీడియాలో మనకి చాలా అంటే చాలా ఎట్లంటే మనము ఎట్లా మన డ్రెస్సెస్ కానీ, నెక్స్ట్ మన ఆర్నమెంట్స్ కానీ, ఆహ్, నెక్స్టూ ఇట్లా మనకి చేతికి వాచెసు, సన్‌గ్లాసెసు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అంటే, మనల్ని మనం ఎట్లా రూ అంటే రు మనం రూపుదిద్దుకుంటాం అంటాం కదా!
అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవును.
సో అలా మనల్ని మనం చేసుకోవచ్చన్నమాట. ఎందుకంటే, ఇప్పుడు అంతెందుకంటే నేను నార్మల్‌గా ఒక టెలిగ్రామ్ చానెల్ ఫాలో అవుతాను.
ఆహా!
ఒక టెలిగ్రామ్ చానెల్‌లో బిగ్ డీల్స్ అని ఒక చానెలుంటుంది. ఆ చానెల్‌లో ఏంటంటే, ఆ అడ్మిన్ ఏం చేశారంటే ఎక్కువగా మొత్తం ఇవే ఉంటాయి. అంటే ఎక్కువగా వాళ్ళు చేసేది ఏమైనా మనకి సోష్ అంటే ఈ కామర్స్ అప్స్‌లో నుంచి అయినా, దీంట్లో నుంచి అయిన మనకు తక్కువకు ఉంటాయి కదా! సో, అవి పోస్ట్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటి సమయంలో ఆయన ఎక్కువగా ఏం చేసారంటే ఫస్టు ఎట్లాంటి ఆహ్, ఆయనకి కూడా తెలుసు కదా! అంటే ఎక్కువ బడ్జెట్‌తో ఎవ్వరైనా కొంటారు. సో, తక్కువ బడ్జెట్‌తో ఉన్నప్పుడు. ఆహ్, ఏం చేస్తారు ఒక షా అన్ని మనకి కుదిర్చుకొని పెడతారన్నమాట. ఒక ఒక సైడ్ టీ షర్టు, ఒక పాయింటు, నెక్స్ట్ షూస్, ఒక బెల్టు, ఒక సన్‌ గ్లాసెస్, ఒక వాఛీ ఇవ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే, తక్కువ ప్రైస్‌లోనే ఆహ్, ఎట్లాంటి మనం మనల్ని మనం ఎట్లు ఉంటాము అనేసి ఒక ఫోటో కూడా, ఫుల్ ఫోటో కూడా ఉంటుంది. మనం నార్మల్‌గా బ బయట సహజంగా ఎక్కడైతే చూస్తా ఉంటాం కదా! బయట ఆహ్, అంటే బయట కొన్నప్పుడైనా, నెక్స్ట్ మనము ఆన్‍లైన్‍లో కొన్నప్పుడైనా ఇట్లాంటివి చూస్తా ఉంటాం.
హ్మ్. అవునులెండి. హ్మ్. అవును. నిజమే. హ్మ్. అవును.
నెక్స్ట్ ఇట్లా ఇట్లా జరుగుతా ఉంటుంది. సో, ఆయన అట్లా పెట్టడం వల్ల, ఒకసారి <chuckles> నేనే, ఆ! ఒకసారి ఇలా ఉంటుందని ఆర్డర్ చేస్తే, నిజంగా చెప్తున్నాను అండి దాంట్లో ఎట్లా చూపించిందో అట్లా అట్లానే ఉండిపోయిందన్నమాట మొత్తం. ఎట్లంటే ఆయన చూపిచిన స్టైలే అంటే నాకొచ్చేసింది అన్నట్టు అనిపించింది నాకైతే.
ఓకె. ఆహా!
ఆ! ఎందుకంటే, అదీ ఒకేసారి నాకు సడన్‌గా ఆహ్, నాకూ నెక్స్టొక 2 డేస్‌కి మ్యారేజుంది. ఆ 2 డేస్‌లో నాకూ ఆవ్ ఆహ్, అంటే కొనాలి, 2 డేస్‌లోనే గొనాలి నేను. అయితే, దాంట్లో ఫాస్ట్ డెలివరీ అనేసొకటుంది. అదె అట్లా నేను అవి చూసీ వెంటనే పెట్టేసుకున్నాననమాట. నెక్స్ట్ అది వేసుకోంగానే, చాలా నాకు చాలా ఫస్టు ఫుల్లానందంగనిపిచ్చింది. ఎందుకంటే, మనమూ అ అసల ఏం సెలెక్ట్ జేసుకోవాలి, ఏంటి అన్న ఉన్నా స్ ఆహ్, ఆ గ్యాప్‍లోనే ఇట్లాంటి మంచి డీలొచ్చి మనలని, మనలని ఎట్లంటే, మ ఒక మంచీ ఆహ్, అవుట్‌ ఫిట్ ఇప్ ఇచ్చిందనమాట.
ఓహ్! ఓకే. ఓ హ్మ్. ఓకే. ఓకే. మొత్తానికి మీకు మంచి లుక్కొచ్చేసిందంటారు.
హ్మ్. అవునవును. అంటే, ఇట్లా అట్లా ఏం ఆహ్, ఇప్పట్లో అందరెక్కువగా సోషల్ మీడియాలోనే అంటే, ఎవ్వరైనా హీరోనైన నెక్స్టూ అమ్మాయిలైతే హీరోయినయినా, వాళ్ళను చూసి ఓ అందం ట్రెండు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే, వాళ్ళు గూడా మనుషులే. కాకపోతే, వాళ్ళేంటంటే, ఇలాంటి కొంచెం మంచి, మంచి బట్టలేసుకోడంతో, వాళ్ళు కొంచెం మంచి సినిమాలు చేశారు గదా! సో, ఇక్కడా మనం సోషల్ మీడియాలో మనకేమయితుందంటే, వాళ్ళు వాళ్ళెట్లాంటివేసుకున్నారు, వాళ్ళంత బ్రాండెడ్‌వి కాకపోయినా, అట్లా డిజైన్ చేసినవి మనకీ కొంచెం అన్‌బ్రాండెడ్‌తో ఒస్తాయి.
హ్మ్. అంతే గదా! అవును. అవును. స్టవ సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అంటే, ఇలాంటుంటారు.
ఆ! సో అలాంటి బ్రాండ్స్ ఒస్తాయి. అలాంటి సమయంలో మనం తీసుకొని దాన్నేసుకోడము. అట్లా అంటుంటారు గదా! ఒక్కసారి ఒక అంటే, నేను ఇప్పుడు గాదు. నేను నా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక స్టైలొచ్చిందన్నమాట. 'గబ్బర్‌సింగ్' ప్యాంటని.
ఓహ్! ఓకే. ఓకే.
ఆ! అది నాకు <chuckles> నే నాకది చాలా ప్రత్యేకం. <chuckles> ఎందుకంటే, ఆహ్, అది ఆ ట్రెండ్ నడిచినప్పుడు నేనొకేసారి అవి ఆహ్, 2 ప్యాంట్స్ తీసుకున్నాను. 'గబ్బర్‌సింగ్' ఒకటి ఆ కలర్ ఏముండేదంటే, ఒకటేమో ఆహ్, మన గోధుమ కలరుండేది. ఇంకొకటేమో బూడిద కలరుండేది.
ఆ! హ్మ్. అవునులేండి. ఆ! మిలిటరీ గ్రేడ్ ప్యాంట్లనుంటుంటారు వాటిల్ని.
ఆ! అలాంటి అవి 2 పాయింట్స్ అయితే నిజంగా నాకిప్పటికి గుర్తున్నాయవి పాంట్స్ లేవులే గానీ, ఆ ఆ సమయము నేను మా పేరెంట్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టి తీసుకున్న సమయము. నిజంగా చాలా ఇప్పటికి గుర్తున్నాయవి. అలా అంటే, మనం సోషల్ మీడియాలో ఆ! వాళ్ళు హీరోస్ అయినా, హీరోయిన్స్ అయినా, నెక్స్ట్ సెలబ్రిటీస్ అయినా వాళ్ళు వేసుకునే అంటే వాళ్ళు వేసుకునే దాంట్లో వాళ్ళలాగా మనం ఉండాలి, అంటే, ఆ సెలబ్రిటీస్, హీరోస్ వాళ్ళందరూ కొంచెం ప్రత్యేకంగా ఆహ్, కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉంటారు గదా!
ఓకే. అవును. హ్మ్.
సో, అలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది. వాళ్ళలాగా ఉండాలి కొంచెము, వాళ్ళలాగా మెయింటైన్ చేయాలి అనేసి అనిపిస్తుంది గదా! సో, నాకు గూడా నా చిన్నప్పుడు అలా అనిపించడంతో, నేను వెంటనే మా పేరెంట్స్‌ని కొంచెం ఇబ్బంది పెట్టాననమాట.
అవును. హుహు.
ఇబ్బంది పెట్టేసి, ఆ నాకు ప్యాంట్ కావాలంటే కావాలి. మళ్ళీ ఒక్క ఒక్క ప్యాంటైతే ఓకె, కొన్నిస్తారు. అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. అంటే డబ్బులు లేకపోవడం ఇవన్నీ జరిగేయనమాట. సో, వాళ్ళొక్క ప్యాంటైతే కొన్నిస్తా అంటున్నారు కానీ 2 నాకైతే, 2 కావాలని ఏడవడము. ఇవి, అవి చేయడము, చాలా నాకు ఇప్పటికి నాకవి గుర్తుకున్నాయి.
ఓకె. అయితే అప్పుడు మీకు ఎంత వయసుంటాదండి? 'గబ్బర్ సింగ్' సినిమా రిలీజయి. ఆ స్టైల్ ప్యాంట్లు కొనే టైముకి?
నాకెంతండి 4 ఆహ్, ఫైవో 6 ఇయర్సుంటుంది అంతే.
ఓకె. ఆహా!
ఆ! అలాంటి సమయంలో మ
మీరు అప్పట్లోనే స్టైల్ కోసం భలేనే అల్లరి చేసేవాళ్ళు కదండయితే.
అవునవును. ఆ! ఆ!
ఆహా! ఓకె.
ఇంకేంటంటే, ఇంకేంటంటే ఈ సోషల్ మీడియా వల్ల ఆహ్, మనము సింపుల్‌గ అండి, మనల్ని మనం ఎట్ల రెడీ అవ్వాలి. ఆ మనల్ని మనం ఎట్లా ప్రభావితం చేసుకోవాలి. మనల్నెట్లా మనము ఆహ్, కొంచెం ఎంత మంచిగా చూపించుకోవాలనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలమనమాట. ఇప్పుడు ఒక మన దగ్గర సపోజ్ అండి, మన దగ్గర ఒక టీ షర్టు, ఒక ప్యాంటు, ఒక షూస్ ఉన్నై. దాన్ని ఎట్లంటే, మనం నార్మల్‍గా ఎవ్వరైనా నార్మల్‌గా ఒక టీ షర్ట్ ఏసుకుంటారు, ప్యాంట్ ఏసుకుంటరు, షూస్ ఏసుకుంటారు. కానీ దాన్ని ఇంకా స్టైల్ చేయడానికి ఎక్కువగా మనం నేనైతే సోషల్ మీడియా వాడుతు ఉంటానమాట. ఎందుకంటే ఆహ్, మనం ఉన్న ఇప్పుడు నార్మల్‍గా అందరూ టీ షర్ట్, ప్యాంట్, షూస్ ఎవరైనా వేసుకుంటారు అది నార్మల్‌గా. దాన్నింకా స్టైల్ జేయడం ఎలా? అంటే, దాని మీద ఒకటి జెర్కీలాంటిదేసుకోవడము. నెక్స్టు దానికి సంబంధించిన ఆహ్, షూస్, షూస్‍కి వాచెస్ వె పెట్టుకోవడము. ఆహ్, నెక్స్టు దానికి సంబంధించిన ఒక సన్‌గ్లాసెస్ పెట్టుకో
ఇంకా. హ్మ్. అవునులేండి. అవును. హ్మ్. అంతే గద. హ్మ్.
సో, ఇలాంటి వల్ల ఎట్లంటే, కొంచమూ మనకీ ఆహ్, మంచి స్టైల్ ఫాలో అవుతాము. హా! మనము ఆ లుక్‌నీ అంటే, మనము ఆ లుక్కు అంటే, లుక్కుగ గనిపిస్తామనమాట ఆ సమయంలో.
అవునులేండి. హ్మ్. అవునులేండి. అయితే, మీరన్నారు గదా! ఈ ఒకా సోషల్ మీడియా వల్ల ఒచ్చే లుక్స్ మీరు చాలా వరుకు మెయిన్‌టైన్ జేస్తారు అని చెప్పి. ఇప్పుడు గూడా అంటే, ఇప్పుడు మీరు అప్పుడు చిన్నప్పుడు గురించి సరే గాని, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ప్రొఫెషనల్ ఇంటర్‌వ్యూ‌కి వెళ్లాలంటే, మీరు ఎటువంటి పద్ధతిని మెయిన్‌టైన్ జేస్తారు? అంటే, మీరు స్వయంగా ఆలోచిచ్చిన బట్టలా? లేపోతే, అప్పుడు కూడా ఏదన్నా యూట్యూబు, లేకపోతే సోషల్ మీడియా లేపోతే రీసెంట్‌గా సినిమాలు రిలీజయినతను హీరో ఎవరైనా ప్రొఫెషనల్ అటైర్ వేసిండనిపిస్తె సేమ్ అలాగే ఉండాలనుకుంటారా?
హ్మ్. హ్మ్. తప్పకుండండి. ఎలా అంటే, ఆహ్, ఈ మధ్యన మీరు చెప్పినట్టు నేను గూడా ఇంటర్‌వ్యూస్‌కెళ్తున్నాను సో, ఈ సమయంలో నాకు ఏంటంటే, నార్మల్‍గా ఇలాంటి ఇంటర్‌వ్యూ‌ సమయంలో, నేను ఒకటే పాటిస్తాను. ఏంటంటే, ఫస్టు ఓ నేను నిజంగా చెప్పాలంటే, ఆహ్, నేను నా సోషల్ మీడియాని నిజంగ అడుగుతానండి. ఎలా అంటే, అసలు ఫస్ట్ మనం ఇంటర్‌వ్యూ‌కి ఎలా యెళ్ళాలి? అంటే, మనం ఎలాంటి డ్రసెస్ ప్రిఫర్ చేస్తే కొంచెం మనమూ మనకీ సూటవుతుంది. మనకి బెనిఫిట్సుంటాయి. అంటే, ఇంటర్‌వ్యూ‌లో మన ఫస్ట్ వాళ్ళు చూసేది కూడా, మనా అంటే, మన ఇంటర్‌వ్యూ‌లో చూసేది గూడా మనా వాయిసని, నెక్స్ట్ మన లాంగ్వేజ్ గాదు, మన ప్రొఫిషియన్సీ గూడా గాదు. మనకెంత ప్రొఫిషియన్సీ ఉన్నా ఎట్లా ఈయనా ఎట్లంటే, ఎట్లా మెయిన్‌టైన్ చేస్తుండీన, అవుట్‌ఫిట్టెట్లా మెయిన్‌టైన్ చేస్తుందనేదీ ఈ మధ్య చాలా చూస్తున్నారు.
ఆహా! అవునా! ఏమోనండి. ఆహా! డ్రెస్సింగ్ సెన్స్‌ని. అదే మెయిన్ చూస్తున్నారండి. ఎందుకంటే, కంటికి కనిపించేది మొదట అవే కాబట్టి వాట్లిని చూస్తున్నారు.
ఆ! వీళ్లసలు ఈల్ల ప్రవర్తనెట్లుంది? ఏంటంటే, డ్రెస్ ఓకె మంచిగా ఎసుకున్నాను చూస్తున్నారు. సో, ఇలాంటి సమయంలో <chuckles> నాకు గుడా ఆహ్, మీరు చెప్పినట్టు ఇంటర్యుకి ఈ మధ్య నేనెక్కువగా వెళ్తున్నాను అంటే కొంచెమూ ఆహ్, నేను నాన్ ఐస్ ఆహ్, నాన్ ఐటీ సైడ్ వెళ్తున్నానన్నమాట. సో, ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ఎలా అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క కంపెనీకి, ఒక్కొక్క రూల్స్ ఉంటాయి గదా!
ఆహా! ఓకె. అవునులెండి.
సో, దానికి సంబంధించిన నేను ఇప్పుడు సపోజ్‌గా ఈ కంపెనీకి ఇప్పుడు సపోజ్‌గా సదర్లాండ్‌ గానీ ఒక కంపెనీకి ఎళ్... ఎళ్తున్నాననుకోండీ. ఆ ఇలాంటి సమయంలో నేనేం చేస్తానంటే ఆ! ఓకె అంటే సదర్లాండ్ కంపెనీకెళ్తున్నా నాకు బెస్ట్ అవుట్‌ఫిట్ చెప్పొచ్చుగా అనేటి నేను ఎమన్న అడుగుతాను. అడిగినప్పుడు అది తప్పకుండా ఒక మంచి ఆహ్, ఫార్మల్ షర్డ్ ఒక మంచి ఫార్మల్ పాంటు ఆ! నువ్వు ఇట్లా స్మార్ట్ వాచెసెక్కువ ధరించకు, అది కూడా నార్మల్, నార్మల్ వాచెస్ ఉంటాయి గదా!
ఆహా! ఆ! హ్మ్. అవును అనలాంగ్ వాచెస్ అంటుంటారు.
ఆ! అనలాగ్ వాచెస్సు ఈ అనలాగ్ వాచెస్సె వాడు. నెక్స్టు ఆహ్, ఒక మంచి ఫార్మల్ షూస్ ఎసుకో. షూసు కొంతమందిప్పుడు స్టైల్‌గా సాక్స్ లేకుండా పోతున్నారు, నువ్వు మాత్రం సాక్స్‌స్ కూడా వేసుకొ అని నాకు ఎట్లా అంటే, కొంచెం మంచిగా అనిపిచిందన్నమాట. అంటే ఈ సోషల్ మీడియా వల్ల
అవును. అంటే ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టే, మీరు సోషల్ మీడియాలో ఈ యొక్క చాట్‌జీపిటీ అని అనొచ్చు, లేకపోతే గూగుల్ నుండి సహాయపడుతున్నారు.
ఆ! తప్పకుండా అండి. ఎలా అంటే కొంచెం నాకు మంచిగా అనిపించిందన్నమాట. ఇప్పుడు ఎవ్వరైనా ఆహ్, ఇప్పుడు సపోజ్ ఒక ఇన్ ఆహ్, నార్మల్‌గా మనకు తెలిసిన ఫ్రెండే ఉన్నాడనుకోండి, అరే! ఇట్లా ఇంటర్వ్యూ‌కి నువ్వెళ్ళినవు గదా! ముందుసారీ సో, అక్కడ నువ్వూ ఏం చేయాలి, ఏం చేసినావు రా, అంటే ఎలాంటి డ్రెస్ ఎసుకుపోయినావు రా, అంటే ఏ లైట్ రా మామా అన్నట్టు మాట్లాడతారు.
అవునుగా. హ్మ్. అవును.
ఆ! వాళ్లేంటంటే వాళ్ళు కొంచెం మంచిగనే ఏస్కుని పోతారు గానీ ఏ ఏమేసుకు పోయినరా అదే ఫార్మల్ షర్ట్. అదే ఫార్మల్ షూస్, అదే వాచ్, అదే షూ. అదే అంటాడు. అని ఆహ్, అక్కడ్ నుంచి సమయంలో మనకి ఇలా అంటే, సోషల్ మీడియా హెల్ప్ చేసినట్టు నాకైతే ఇప్పటి వరకు హెల్ప్ ఎవ్వరు చేయలేదని నేనంటాను. అంటే హెల్పు చేయడం అంటే, నార్మల్‌గా ఆ ఫిజికల్‌గా ఎవరైనా హెల్పు కావాల్సినప్పుడు చేసారు గాని, మనకి ఏమైనా తెలుసుకోవాలనుకున్న, మనకి ఏమైనా తెలియాలనుకున్న అలాంటి సమయంలో మనం సోషల్ మీడియా‌ని అడిగినప్పుడు ప్రత్యేకంగా ఎట్లంటే, మనకి పూసగుచ్చినట్టుంటారు గదా! అట్లా చెప్తుందన్నమాట. ఎలా అంటే, నేను ఇందాక చెప్పినట్లు కొంతమంది షూస్ ఏస్ షూస్‌లో సాక్సులు వేసుకొని వెళ్ళట్లేదు. నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు సాక్సెస్ కూడా వేసుకొని వెళ్ళాలి అన్నట్టు అలా మనకి క్లారిటీగా చెప్తుందన్నమాట.
చెప్పరంటారు. ఆహా! హ్మ్. అవును. ఓకే. అయితే మీరు చిన్న నుండి పెద్ద విషయం దాకా, ఈ యొక్క సోషల్ మీడియా ఆన్‍లైన్‍లో ఉన్న టూల్స్‌ని గూడా బాగా వాడతున్నాననే అంటారు.
హ్మ్. అవునవును. తప్పకుండా ఎలా అంటే, ప్రతి విషయంలో అంటే ఆన్‍లైనని గాదు. మనకి మనకి కొన్ని తెలిసినా గూడా మనము ఒక్కొక్కసారి, ఆన్‍లైన్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఒక్కొక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు అని వదిలేసుకుండా వదిలేయ్యకుండా ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల మనకేమనిపిస్తుందంటే, ఓకే, ఆహ్ అంటే మనకొక మంచి గ్రిపొస్తుంది దాని మీద. సో, అలాంటి సమయంలో నేనెక్కువ సోషల్ మీడియా‌ని వాడి, అంటే నా లుక్‌ని నేనిలా ఆ! ఉంచుకోవాలి. అంటే ఎలా వెళ్తే అంటే మన మన లుక్కు ఎలా ఎదుటి వాళ్ళకి కనిపిస్తే, ఏం చే అంటే వాళ్ళు మనతో ఎలా ఉంటారు అనేసి నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాననమాట. అంటే ప్రతి విషయంలో నాకు సోషల్ మీడియాని నేను నా హెల్పు నా నాకోసం హెల్పు తీసుకునే సిచువేషన్స్ గూడా నాకు చాలా ఉన్నాయని నేను చెప్పుకుంటాను.
హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. అయితే మీరన్నట్లు, ఈ సోషల్ మీడియాలో మనకు గుడ్ అండ్ బాడ్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అంటే పాజిటివ్ సైడ్ పోవాలంటే పాజిటివిటీ. అలాగే మనకు నెగెటివ్ సైడ్ పోవాలంటే నెగటివిటీ. ఇలా ఉంటది కదా! మీరు ఈ 2 దారులను కూడా చూసారా? అంటే ఆ రెండిటి ప్రభావం ఎలా ఉంటది? ఒకవేళ ఎటువైపు బోతే ఎలా ఉంటదంటారు మన జీవితాలు?
అవును. తప్పకుండా. తప్పకుండా ఎలా అంటే, మనకి పాజిటివ్, నెగెటివ్ ఆ! అప్‌, లో అనే ఇవి మాటల్లోనే మనకు తెలుస్తుంది. అంటే పాజిటివ్‌గా వెళ్తే నువ్వు కొంచెం మంచిగా వెళ్తావు, నెగెటివ్ వెళ్తే ఇంకా ఎవరినో బ్లేమ్ చేసుకుంటా, నీకు నువ్వు బ్లేమ్ చేసుకుంటా ఏంది కిందికే వెళ్ళిపోతావు. అన్నట్టు మనకి, అంటే వర్డ్స్‌లోనే తెలిసిపోతుందనమాట. సో, ఇలాంటి సమయంలో నేను కూడా నువు చెప్పినట్టు సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే, ఒక మంచి లుక్‌ని మనం తయారు చేసుకోవాలంటే ఫస్టు మనకి మనము పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక టీ షర్టు, ఒక ఇప్పుడు ఒక పెళ్ళికెళ్తున్నము, అందరూ ఒక మంచి షర్ట్స్ ఇవన్నీ వేసుకుంటా ఉంటారు. బట్టు ఇక్కడ మనకున్న దాంట్లోనే ఒక మంచి టీ షర్టు దాని మీద ఒక జెర్కీ లాంటిది, లేకపోతే ఏదో ఒక పాత షర్ట్‌లాంటిది ఇలాంటివి వేసుకోవడం వల్ల మనల్ని మనం లుక్ మార్చుకున్నట్టు అవుతుంది. ఆహ్, నెక్స్టు మనమొక పాజిటివ్ వేలోనే ఎళ్ళాలి. అరే వాళ్ళకన్నీ ఉన్నాయి, మనకేందుకు లేవు, అన్నట్టు ఏళ్తే మనం ఎట్లంటే కొంచెము అంటే మాక్ మన మనసు మనకి కొంచెం బ్యాడ్‌గా అనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, కొంచెం పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ ఆహ్, ఓకె ఏమి కాదులే మనకు ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోయి కొంచెం మంచి అవుట్‌ఫిట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లోనే అన్నట్టు కొంచెం ఉండడం వల్ల ఎట్లాంటే, కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. మనం పాజిటివ్‌లోకేళ్ళిపోదాం. ఆహ్, ఇంకొకటేంటంటే ఇగా మనకి అంటే ఎటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ రావు మన మీద మనకైనా, నెక్స్టు ఎట్లాంటే మనకు లేవు అనేసి మన పేరెంట్స్ మీదైన. ఇట్లాంటి నెడి నెగెటివ్ ఫీలింగ్స్ రాకపోవడంతో కొంచెం మనం మంచిగా అంటే సర్వైవ్ అవ్వగలం.
హ్మ్. హుహు. ఆ! అవును. కరెక్టే కదా! హ్మ్. అవును. అవును నిజమేండి. అయితే ఇంకా మీరన్నట్లు మనకి ఒక డ్రెసింగ్ లుక్‌లో మనకు పండుగలోచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మన సాంస్కృతిక పండుగలోచ్చినప్పుడు, ఈ బట్టల విషయాల్లో మీరు ఎటువంటివి ఫాలో అవుతారు? ఇంకా ఈ ఫ్యాషన్ పద్ధతులే ఫాలో అవుతారా? లేకపోతే మన ట్రెడిషనల్ పద్ధతులు ఫాలో అవుతారా? ఒకవేళ ఫాలో అయితే రెండిట్లో కూడా మీరు సోషల్ మీడియాను వాడి ఎలాగ మీ యొక్క డ్రెస్సింగ్ లుక్‌ని మెయింటైన్ చేస్తారు?
అవునవును. తప్పకుండా! ఎలాంటే, ఇప్పుడు ఒక్కొక్క టైమ్‌లో మనం ఒక్కొక్కలాగా ఫాలో అయితం. అంటే, పెళ్లికి ఆబ్ ఆ డ్రెసే‌స్ అని నెక్స్ట్ ఇట్లా కోడ్ కొన్ని కోడ్స్ అని ఆహ్, పెళ్ళికి అయితే కోడ్ అని పెట్టుకుంటాం. ఇట్లా మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఆ! మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటాం. నెక్స్ట్ మనమేమైనా ఇట్ల ఫంక్షన్స్‌కేళ్ళినప్పుడు వేరే ఉంటుంది. అరేయ్! ఇన్ ఇంట్లో పండుగలు వచ్చేసరికి కొంచము ప్రత్యేకత ఉంటుందనమాట. ఎట్లంటే, ఒక లుంగీ లాంటిది లేకపోతే పంచ లాంటిది కట్టుకోవడము. ఆ నెక్స్టు అంటే, షర్ట్ లేకొకుండానే ఆహ్, మే ఒక ఆహ్, వైట్ టవలు ఆహ్, పెట్టుకోవడము, మనం ఇవి మన చుట్టూ అంటే మన మేడకి. సో ఇలాంటి సమయంలో మనం ఎంతో ఎట్లంటే కొంచెం మనకు మంచిగనిపిస్తుంది. సో ఇట్లా అంటే, సోషల్ మీడియాను ఫాలో అవుతూ నెక్స్ట్ మన సాంస్కృతికాన్ని ఫాలో అవుతూ ఇలాంటివి చేయడం వల్ల మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
హ్మ్. అవును. అంటే, డ్రస్ కోడ్స్ అంటుంటారు. అలాగే కదా! హ్మ్. అవును. అవునవును. అవును. ఓకే. నిజంగా చాలా చక్కగా చెప్పారండి. అంటే సోషల్ మీడియా ద్వారా మన లుక్‌ని మెయింటైన్ చేయడం అనేది చాలా వరకు ఉపయోగపడతది. అందులోనూ మనం వెళ్ళే ఒక పని బట్టి కూడా మనం ఒక లుక్ మెయింటైన్ చేయొచ్చు. అంటే, ఒక ఇంటర్‌వ్యూ‌కి పోతే ఇంటర్‌వ్యూలో ఎలా ఉండాలని గానీ, లేకపోతే ఒక పెళ్ళికి పోతే పెళ్ళిలో ఎలా ఉండాలి గానీ, అంతకన్నా మరీ మెయిన్‌గా మన సాంస్కృతిక పండుగలు ఒచ్చినప్పుడు దానోక గుడ్ కాన్సెప్ట్‌లో ఎలా వాడొచ్చు, లేకపోతే ఒక బ్యాడ్ కాన్సెప్ట్‌లో ఎలా వాడొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు నాతో పంచుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మీతో మాట్లాడడం అనేది ఆహ్, చాలా అంటే మరొక అవకాశం వచ్చినా కూడా ఇలానే మాట్లాడతాం. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.